ఆ! తప్పకుండా అండి. అంటే నోటిఫికేషన్‌లు ఆఫ్ చేసుకున్నప్పుడు మనకర్థమవ్వదన్నమాట. కొన్నిసార్లు చూసుకోము మనం. ఇంపార్టెంట్‌వి కొన్ని ఎగ్జామ్స్ మెయిల్స్ గూడా వస్తూంటాయనమాట. కొన్నిసార్లు ఆహ్, చెక్ చేయలేమనమాట. ఏదో పనిలో పడి కొన్నిసార్లు మెయిల్‌కి వెళ్ళలేము కదండీ! చెక్ చేయలేము. ఆ! అట్లా ఒక మెయిల్ మిస్సయిందండి నాకు, ఎగ్సామ్ టైమ్. నాకర్థమవ్వలేదు. ఆ! మెయిల్ మిస్ అయింది నాకు అలా. ఆహ్, ఇంగ పోయింది అది ఎగ్సామ్ టైమ్. నేను ఎప్పుడు చూసుకున్నా మెయిల్? ఎగ్సామ్ రోజే మెయిల్ చెక్ చేసుకున్నాను. నేనెప్పుడెళ్తా ఎగ్జామ్‌కి? అలా అయిపోయిందండి నాకు. ఆ! కాబట్టి <smacks lips> ఆహ్, ఆహ్, బ్ ఇన్ ఆఫీషియల్‌గా అంటే ఇంపార్టెంట్‌వి మెయిల్స్ గానీ లింకుడ్ఇన్ మనకి ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అనుకున్న దానికి కొంచెం నోటిఫికేషన్ పెట్టుకోవాలండి. అసలు డిస్ట్రాక్షన్‌కి ఎక్కువ లోనవుతూ ఉంటాం చూడండి. వాట్సాప్, ఇన్‌స్టా‌గ్రాము, <chuckles> స్నాప్‌చాట్, ఆహ్, ఆహ్, వ వ ఆ యూట్యూబ్ చానెల్స్‌కి అలాంటి దాంట్లోకి అయితే నోటిఫికేషన్ అస్సలు పెట్టొద్దని నేనంటాను. ఈ ర్యాపిడో, ఓలా, ఉబర్‌లు గూడుంటాయండి. అవి గూడా పెట్టద్దు. ఊరికే మెసేజ్ జేస్తుంటారు గో టూ రైడ్. రైడ్ ప్లీజ్ ఆ!
హ్మ్. అవును. నిజమే. హ్మ్. ఓహో! హుహు. ఓహో! ఓకే. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. అవును. అవును. <chuckles> అదే కదా! ఇవాళ ఈ టై‌మ్‌కి మనము ర్యాపిడో బుక్ చేసుకుంటే రేపు మళ్ళా ఈ టై‌మ్‌కి వెళ్తారా? అని చెప్పి మెసేజొస్తూ ఉంటుంది.
ఆ! మెసేజెస్, యెళ్ళేటోళ్ళం ఉంటే మనమే యెళ్తాం గదండీ! వాళ్ళే అవును, వూర్లోకి. ఆ! అలా. చా
అదే కదా! ఓకే. ఈ చాలా మంది ఏం చేస్తుంటారంటే ఈ పని చేసేటప్పుడు కూడా అంటే ఈ చదువు పక్కన పెడితే, ఈ పని చేసేటప్పుడు కూడా ఫోన్‌లు పక్కన పెట్టుకోవడం, నోటిఫికేషన్‌లు చేయటం. సో, ఆ పని కూడా మర్చిపోతూంటారు. ఇట్లాంటప్పుడు మనం ఏం చేయొచ్చంటారు?
కచ్చి అవునండి.